అవునండి. అవును. ఇంకోటి బొగ్గుల్లో గూడా నడుస్తుంటారు కదా! అమ్మవారి దగ్గర. అసలు వాళ్ళు కూడా అంటే, కాలినా సరే! కాలకున్నా సరే! ఆ నొప్పి అనేది వాళ్ళ ఫేస్‌లో కొంచుం గూడా ఉండదండి. ఎంతో ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. అసలూ అప్పుడు కూడా అనిపిస్తది ఎంత ధైర్యం ఉండాలి అంటే, మనకి చిన్నా క్యాండిల్ తగిలితేనే ఎంత ప్ హ్మ్, <smacks lips> అంటే, పెయినయిపోయి వేడిగా తట్టుకోలేము. యాహ్! సో యాహ్! ఇలాంటివన్నీ వాళ్ళ నమ్మకం ఎంత ధృడంగా ఉందనని చూపిస్తారు. యాహ్! మానవులు తలుచుకుంటే ఏమైనా చెయ్యచ్చు, భక్తి ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనీ వాళ్ళు ప్రూవ్ జేసినట్టే ఉంటది. యాహ్!
హ్మ్. అవునండి, అవును. అవును. నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ! నొప్పిలాగా అవును. అవునండి. సో హ్మ్. చూపిస్తారు. అవునండి. అవును. చెయ్యొచ్చు. అవునండి. సో, ఇట్లాంటివి చూస్తున్నప్పుడు, మనమ్మవాళ్ళు మనకి చెప్తున్నప్పుడేంటి అంటే, "నిజంగా అవునా! ఇలాంటిదొకటుంటుందా?" ఎందుకంటే, మనం ఆహ్, పెరుగుతున్నా కొద్దిగే నేర్చుకుంటామండి ఏదైనా సరే! చిన్నప్పుడు ఏదో కాస్తో, గొప్పో నేర్చుకోటమో, లేదంటే వాళ్ళు ఈ బట్టలేసుకో అంటే ఈ బట్టలేసుకోడమో, ఈ కలరేసుకోంటే ఈ కలరేసుకోడమో. మనవిప్పుడేంటంటే, మనం తెలుపు రంగేసుకుంటే, దాన్ని శాంతికీ ఆహ్, చిహ్నంగా చెప్తూ ఉంటాము. సో, నీలం రంగు ఏసుకుంటే, అదొకా బ్రైట్‌నెస్సు. ఒక మనిషికి ఒక రకమైన బ్రైట్‌నెస్‌లాగనిపిస్తూ ఉంటుంది. ఈ ఇలాంటి దుస్తులేసుకున్నప్పుడు కూడా మన వ్యక్తి ఎలా మనవెలా ఉంటున్నాము, ఏంటి అనేది ఆపోజిట్ పర్సన్‌కి ఈజీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనవేదన్నా బాధలో ఉన్నావనుకోండి, మనం ఒక‌ ర ఒక రకమైన రంగులు అలా యేసుకోని కూడా, దానిని మనము వాళ్ళకు తెలియకుండా కూడా చెయొచ్చు. కొంతమంది కనిపెట్టేస్తూ ఉంటారు. ఆ! "ఏమైంది? ఎందుకలా ఉన్నావు? బాధపడుతున్నావేంటి? మాకు చెప్పచ్చు కదా?" ఇలా అడుగుతూ ఉంటారు. సో, ఇలాంటప్ హ్మ్. ఇలాంటప్పుడేంటంటే, మనం కొంచెం బ్రైట్ కలరేసుకొనీ కొద్దిగా డిఫరెంట్‌గా ఉన్నావనుకోండి, అప్పుడు మనలో ఉన్న బాధ కూడా వాళ్ళకి తెలీకపోవచ్చు. ఆ! ఎందుకంటే
అవును. అవునండి. అవును. యస్. అవును. <chuckles> ఓకే. అవును. <chuckles> కవరవుపోతది. అవునువును. కరక్టే మీరు చెప్పింది 100%.
హ్మ్. వాళ్ళప్పుడడిగే పనీ ఉండదు. మనం చెప్పే పనుండదు. ఎందుకంటే, అన్నీ అందరికీ చెప్పుకోలేమండి. షేర్ చేసుకునే వాళ్ళుంటారు కొంతమంది, వాళ్ళకి మాత్రమే చెప్పుకోగలము. ఇలాగేంటంటే, పబ్లిక్‌లో యెళ్ళినప్పుడు, ఇలా అడుగుతున్నప్పుడు, మనకి చెప్పాలన్నా గానీ కొంచం మొహమాటంగా అనిపిస్తూ ఉంటుంది. చెప్పటమెందుకులే మళ్ళా. కొంతమందేమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళక్కడతో ఒదిలేస్తారు. ఇంకొకళ్ళు ఇంకో నలుగురికి చెప్పటం చేస్తూ ఉంటారు. అది కూడా మన సెల్ఫ్ మీద దెబ్బతింటూ ఉంటాం మనం. సో, ఇట్లాంటప్పుడు కూడా మనవీ కలర్లు, రంగు దుస్తులు ఇలాంటివేసి కూడా మనవాటిని కవర్ చేయొచ్చు. సో, అదేంటంటే, మనం వెళ్తున్న కొద్దిగా నేర్చుకుంటూ ఉంటాము చాలా విషయాలనేవి.
అవును. యాహ్! యాహ్! అవునండి. అంతే. అంతే. యస్, యస్ అండి. బాగా చెప్పారండి. మీ మీ వ్యక్తిత్వం పైన, మీ వ్యక్తిగత శైలి పైన ఎవరెవరి ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతగా ఉంది, మీరూ ఎలాంటి ఆచారాలు ఆహ్, పాటిస్తారు, పండగల విషయాలు, ఇవన్నీ బాగా చెప్పారండి. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.